అవునవునండి. అది ముందూ మనకి ఉండాల్సిన లక్షణవండి అది. ఎందుకంటే, మనకి మనం చాలా మట్టికి ఏంటంటే, చదువులో కానీ, బిజినెసుల్లో కానీ, ఏంటంటే కొన్ని ఫ్లె ఫెయిల్యూర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. చదువు విషయానికొచ్చేసి ఏంటంటే, ఎగ్జమ్స్ రాసినప్పుడల్లా, మనం ఫెయిలయినా సరే, వాటిని మనం గెయిన్ చేసుకొని, మళ్ళీ వాటిని ఫాసయ్యేలా చేసుకోటం. అలాగే బిజినెస్‌లో లాసొచ్చినప్పుడు, మనం ఫ్రోఫిట్లు మళ్ళీ ఎలా పెంచుకోవాలనే దాని గురించే ఆలోచించడం. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటియి ఎప్పుడైనా జరిగాయాండి మీ జీవితంలో?
హ్మ్. అవును. ఆ! అది కామన్ కదండీ! అవును. అదేగా! అవునవును. ఆ! జరిగాయండి. అయి కూడా. అది మన జీవితం అన్న తరవాత, మనకి ఎక్కడో ఒకచోట ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. మనం విజయాలు సాధిస్తూ ఉంటాము. ద అదంతా అవన్నీ కూడా కలిపేసే కదా! మన జీవితం అనేది. అయితే, ఇక్కడీ పర్సనేంటీ, జస్ట్ అలా తాగి పడిపోడమే కాదు. తను ఏం చేసేవాడంటే, ఇక అంటే మేము లేచి కూచోబెట్టాం స్టాటింగ్‌లో. తర్వాత తర్వాత అలవాటయిపోయి, తనని అలాగే వదిలేసాం అనమాట. అంటే, ఇక తన దారి తనదే అన్నట్టుగా. కొంచెం పేరెంట్స్ కూడా ఏం జెప్పేరంటే, తను కనపడితే గనక, దూరంగా ఉండండి. తనతో సంబంధం అదే. ఆహ్, తనంత మంచిగా లేడని జెప్పేసి చెప్పేడనమాట. ఏం జేసేవాడంటే, అలా రోడ్డు మీద యెళ్తూ, యెళ్తూ, యెళ్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉండేవాడండి.
ఆ! అవునండి. ఆహా! ఓకే. ఆహా! ఓకే. అవునండి. ఆహా! ఓకే. అంటే, ఇంక మెంటల్‌గా
హ్మ్. పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉండేవాడు. ఆ! కొంచెం మెంటల్‌గా అరుస్తూ, లేకపోతే జనాల మీదకి రాళ్ళిసరడం ఇలాంటియన్నీ చేసేవాడనమాట. హ్మ్. వాళ్ళమ్మ, ఆహ్, వాళ్ళకేమో నాన్న చనిపోయారు. అమ్మొకళ్ళే చూసుకోవాలనమాట తనని. సో, ఆవిడా ఏంటంటే, కోలనీ మొత్తాన్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకొని, ఏవనుకోకండి ప్లీజ్ అని చెప్పేసి, ఆహ్, చెప్పినా అంటే కొద్దిగా ఎ కాలనీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అది మిగతా జనాలకి. సో, వాళ్ళందరూ కొంచుం లేదు మేము పోలీస్ కంప్లెయింట్ ఇస్తాం. అది ఇది అంటే, ఇక ఆవిడ ఇంట్లోనే అతన్ని హౌస్ అరెస్ట్ చేసేసినట్టు సంకెళ్ళలాంటియి, ఆ సెటప్‌తో ఉంచిందనమాట.
ఆహా! ఓకే. అయ్యో! అవునండి. ఆహా! ఓకే. ఆహా! ఆ! అవును. అవునండి.

ఆహా! ఓకే. అంటే మీకు, ఎప్పుడన్నా ఆశ్చర్యమైన కార్యాలు గానీ, లేదంటే ఆహ్, కోపం గానీ, లేదంటే ఇంకా ద్వేసం గానీ ఇలాంటియేమన్నా మార్చుకున్నారాండి? అంటే కొంత, కొంత వ్యక్తులు మీ దగ్గర మనకేంటంటే కొన్ని కోపాలు గాని
హ్మ్. నాకర్థమైందండి. నాకు ఏంటంటే కొంచెం బాగా ఆగ్రెసివ్‌గా <chuckles> ఉండేవాడ్ని నేను కూడా. కొంచెం చిన్నతనంలో. ఈ ఊ ఊరికూరికే ఇంట్లో గూడా ఏదన్నా చెప్పినా, నాకు బాగా చీటికి మాటికి కోపమొచ్చేసేదన్నమాట బాగా.
ఆహా! ఓకే ఆన్ ఆహా! ఆహా! <chuckles> ఓకే అండి. అయ్యో!
హ్మ్. కానీ, నా చుట్టుపక్క ఉన్న పరిస్థితులు గాని, మా సార్ గాని, ఇందాక నేను ఒకతన్ని చెప్పాను కదా! అతన్ని చూసినప్పుడు ఇయన్నీ కూడా నాకు కొద్ది, కొద్దిగా ఏంటంటే లోక‌జ్ఞానం వచ్చి, లేదు అలా మళ్ళ చిన్న, చిన్న వాటికి హ్మ్.
అవునండి. ఇంకా రి రిమైండర్ అయ్యాయనమాట. మీరు నేర్చుకున్నయన్నీ రిమైండరయ్యాయి.
అవును. సో, అవ వాటన్నిటిని బట్టి నేను, ఇలా చిన్నవాటికి అయిన వాటికి కాని వాటికీ కోప్పడకూడదు. అలా కోప్పడితే, మనల్నే కొద్దిగా తక్కువగా చూస్తారు. ఈడు ఆహ్, అంటే ఈడు కరెక్ట్‌గా లేడు అన్నట్టుగా మనల్నే చూస్తారన్నట్టుగా, నాకర్థమయ్యి, నేను దాన్ని తగ్గిచ్చుకుని ఇప్పుడు కొంచెం మరీ అంత షార్ట్ టెంపర్ లేదండి. కొద్దిగా బానే ఉంది. అది.
ఓకే. ఆ! అదండి. అంటే, మీరు ఆ విషయాన్ని నేర్చుకునేటప్పటికి ఎంత టైం పట్టేదండి? అంటే, కంట్రోల్లో పెట్టేసుకోడానికి మొత్తానికి మీ అందు అదుపులోకి తెచ్చుకోడానికి, ఎంత టైం పట్టేదండి? ఏదన్నా కోపం అయిన కానీ, ద్వేసం అయిన. అవునా?
అది ఆన్ ది ప్రాసెస్ అండి. ఆ ఆన్ ది ప్రాసెస్‌లో, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. దానికి ఇంత టైం అనేది స్పెసిఫిక్‌గా ఏముండదు. ఇప్పుడు ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకున్నామంటే ఒక 3 నెల్లో, 4 నెల్లో అనేది తెలుస్తది గానీ, మనం వ్యక్తిగతంగా ఇలా మారామన్నది, అది ఎప్పుడు మారతన్నాము ఎలా మారతన్నాం అనేది కొంచెం చెప్పడం కష్టం.
ఆహా! ఓకే అండి. అంటే అవును. అవును. అంటే కొంతమంది చెప్తూ ఉంటరు గదండీ! అంటే, మన ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటరు. ఏంట్రా బాబు ఈడింత గట్టిగా అరిశేసేవాడు, ఈరోజు ఏమీ మాట్లాడట్లేదు. ఈడెప్పటి నుంచి ఇలా ఉంటున్నాడా? అని అన్నా అని చెప్పినప్పుడు మనకు తెలుస్తది కదా! ఈ టైంకి, ఓకే నేనప్పుడు అలా ఉండేవాడిని. అప్పడు నుంచి ఇప్పటికి ఇంత టైం పట్టింది నాకు మార్చుకో మార్ మార్చుకోవడానికని తెలుస్తుంది గదా అలా అడుగుతున్నా.
అవును. ఓకే. అంటే, నార్మల్‌గా మారాననైతే నాకర్థమైందండి. వాళ్ళు చెప్పిన మాటల్లో గాని అహ్, ఓకే నీలో వేరియేషన్ వచ్చిందిరా, అని చెప్పి వాళ్ళు గుర్తించినప్పుడు అనిపిచ్చింది గానీ, ఎగ్జాక్ట్ టైం తెలీదు. మేబి ఆహ్, 2 ఇయర్స్ అనుకుంటా ఆహ్, రఫ్‌గా.